ఎక్సర్సైజ్ అంటే, ఇప్పుడు అది మనం ఎదురుగుండా ఉంటే, మనం చేయగలమండది. ఈ భుజంగాసనమునుంటుంది. ఆహ్, లేపోతే వృత్తాంతాసనము, లే చాలా ఆసనము ఒకటేంటి, నెక్స్ట్ ఏంటంటే ఆ!
ఓకే. ఓహో! ఓకే. చాలానే ఉండియండి. అవును. నిజంగానే యోగాలో చాలానే ఉండి మీరు చెప్పినట్టు.
ఆ ఆహ్, ఇప్పుడు వజ్రాసనము, ఇవన్నీ కూడా చాలా మంచి
అవును. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొంతమంది నడుము నొప్పులతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారండి. అంటే నడుము నొప్పి తగ్గడానికి మీకేమన్నా ఆసనం అంటే పేరు గానివ్వండి, లేదంటే అది ఎలా చేయాలి గానివ్వండి, అదేమన్నా మీకు ఐడియా ఉందా అండి?
ఆ! నడుము నొప్పిగా అంటే, పార్టిక్యులర్‌గా నాకు ఇది దీని పని చేస్తుందనంత ఇది చాలా రోజులైయిపోయింది నేను వెళ్ళి. బట్ ఇది నడుము నొప్పి పనిచేస్తుంది నేనంత టీచర్ లెవెల్‌కెళ్ళలేదు. <chuckles> బట్ ఆహ్, మంచి యోగా పోస్చర్స్ అయితే ఉంటాయి. దానికేంటంటే, భుజంగాసనం మీకు పనిచేయొచ్చు. హ్మ్. భుజంగాసనం అని మీరు టైప్ చేయండి. ఆ పోస్చర్‌లో ఉంటే మీకు నడుము పైకి లేస్తుంది.
ఓకే. <chuckles> ఓకే. ఓహో! ఓకే. ఆ! ఓకే. నడుము బాగా పైకి లేవటంతో అది కొంచెం ఆ మజిల్స్ అనేవి రిలీఫ్ అవుతాయంటారు.
ఆ! ఆ! ఎవరైతే నడుము నొప్పి ఉన్నోళ్లు వాళ్ళు ఈ పాదాసనం చేయకూడదు. అంటే వృత్త పాదాసనం. అంటే ఇలా పూర్తిగా తిప్పి ముందుగానే వంగకూడదు. ముంగు హ్మ్. ఆ! గాని పైకి లేవచ్చు. ఆ భుజంగాసనం ఆ పని జేస్తుంది.
ఓహో! ఓకే. అప్పుడు నరాలు పట్టేయటం జరుగుతదేమో. ఓకే. ఓహో! నడుము నొప్పికి బాగా పనిచేస్తుందంటారు.
భుజంగ్ ఆ! భుజంగాసనం మీరు ట్రై చేయండి. అది చాలా చాలా బా పని జేస్తుంది. ఈ నడుము నొప్పి విషయం. అయితే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. మనంతటా
ఓకే. ఓకే. లేదంటే మళ్ళీ మనంతట మనం జెస్తే ఇబ్బంది. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా.
ఇబ్బందవుతుంది. ఇది చెయ్యచ్చా అని ఒకసారి డాక్టరుని అడిగారనుకోండి, ఆ! ఓకే. మీరు గో హెడ్ అని అన్నారంటే మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే, ఇష్టం మాత్రే
ఆ! ఓకే. అంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేదనిపిస్తే చెయ్యొచ్చు.
ఆ! మన బాడీ మీద మనం
లేదంటే మనకేమన్నా మళ్ళీ ఆహ్, సాధారణంగా కొన్ని కొన్ని యాక్సిడెంటులు వలన ఇంజ్యూ ఇంజ్యూరీస్ అవుతూ ఉంటాయి గదా! వాటి వల్ల గూడా కొంచెం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సుంటదేమోనండి.
ఆ! ఉంటది. ఈ నడువనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ వెన్నుపూస.

అలాగా పట్టుకుని రిలీజ్ సేయడం. నెమ్మదిగా ఇదొక 30, 40 టైమ్స్ చేసామంటే అది చాలా చాలా మంచి రిజల్ట్ ఒస్తుందండది. ఆ
ఓకే. ఆహా! ఆ! ఓకే. అంటే ఆహ్, ఒక మనం ఒక్క సిట్టింగ్‌లో 30, 40 టైమ్స్ చేస్తే మనకి జ బాగా రిలీఫ్ అనేది జరుగుతుంటదంటారు.
హ్మ్. చెయ్యాలి. చాలా బాగా రిలీఫ్ అవుతుందండి ఇది. అది ఇంక్ ఇంకోటేంటంటే యహ్, ఇప్పుడు ఇది మామూలుగా ఫన్నీ‌గా అనిపించినా గూడా ఇప్పుడు ఈ పూసలెక్క పెడతాం గదా! ఇంకి రుద్రాక్ష ఈ ఆ రుద్రాక్షలు యాక్చువల్‌గా చాలా మంచిదండి.
ఓకే. ఇంకోటేదో జెప్తా అన్నారండి, ఇంకో రెండున్నాయిన్నారు. ఆ! అవునండి. అవును. కొంత్ ఎక్కువగా ఈ ఎక్కువగా ఈ పూజారులు వీళ్ళు అలా అంటూ ఉంటారు. అవునవును.
చేస్తారు గదా! మనం ఏదో ఓకే. వాళ్ళేదో చేస్తున్నారని. కానీ దాని ఉద్దేశ్యం మనం తెలుసుకుంటే అది చాలా మంచి ఉపయోగం. ఏముందంటే మనం 101 అది ఎందుకంటే మనకి కాన్సంట్రేషన్ దీని పెట్ దీని మీద బెడుతుందన్నమాట. మనకి నంబర్ చదువుకోవాలి.
ఆ! ఓకే. ఓకే. అంటే పూర్తి కాన్సంట్రేషన్ దాని మీద వెళ్తూ ఉంటదంటారు.
ఆ! అంటే మనకి మిగతా ఈ నెగెటివ్ థాట్స్ ఈ స్టు స్ట్రెస్సు ఇవన్నీ గూడా ఆటోమేటిక్‌గా రిలీవ్ అయిపోతాయి. ఇక్కడేంటంటే ఒక పూసని పట్టుకొని వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగా. అలా లెక్కపెట్టి బయటికనాలి. అది లోపల అనుకోవడం గాదు. మనసులో అనుకుంటే మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. మీరు బయటకి గట్టిగా అనాలి. ఒకటి రెండు మూడు నాలుగు ఎప్పుడైతే మీకు ఈ పూస లెక్కపెట్టడం మీద ధ్యానం ఎళ్ళిందో మీకు ఉన్న టెన్షను, స్ట్రెస్సు అంతా కూడా వెనక్కేళ్తుంది. మీకు ఈ నెగెటివ్ థాట్స్
ఆహా! అవును. ఇలా లెక్క బెడుతూ ఉంటారండి. ఓకే. ఆహా! ఆ! హ్మ్. ఓకే. కాన్సంట్రేషన్ అంతా దాని మీద వెళ్ళటం వలన ఈ ఈ మనకి ప్రెజర్ అనేది వెనక్కి ఎళ్ళిపోతుందంటారు.
అది. అది. ప్రెషరేది వెనక్కేళ్ళిపోతుంది. మీరు అలాగా నూటొకటిని ఉన్న 3, 4 సార్లు జేయండి. మీకు అసలు ఏం ఏం బాధపడుతున్నా గూడా మీక్ మీకు తెలీదు.
ఆహ! ఆ! ఓకే.
ఆ! ఆ లెవెల్‌కి దీసుకెళ్ళిపోతుంది.అయితే చాలా ఆహ్, ఈ డె ఈ డెడికేటెడ్‌గా చేయాలది. అంటే ఏదో జస్ట్ ఇలా
ఓకే. ఓహో! అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా గూర్చొని మ దాని మీదే కాన్సంట్రేషన్ జేస్తూ చేయాలంటారు.
చెయ్యాలి. చేస్తే మీకు చాలా మంచి మంచి రిజల్ట్ ఒస్తుందండి. నేనైతే ఇవన్నీ పాటిస్తాను. అన్ని ఒకేసారి చేయక్కర్లేదు. మీకు ఒకటి రెండు చేస్తే మీకు నార్మలయిందనుకోండి. ఓకే. మీరు కంప్లీట్‌గా జెయొచ్చు. లేదు ఇంకా ఎక్కువ ఉంది నేనింకా స్టేక్ ఎక్కువ స్ట్రెస్ ఫీలవుతున్నాను అని అనుకుంటే ఆ విధంగా ఉంటది.
ఆ! ఓకే. ఆ! కంత్ ఓకే. ఓహో! ఆ!

ఆ! యాక్చువల్‌గా, నేను ధ్యానం డైలీ జేస్తానండి. ఒక 15 నిమిషాలైనా దేవుడి దగ్గరా ఉంటాను నేను. ధ్యానం చాలా ఉదయం ఒక మన నిత్య కార్యక్రమాలయిన తరవాత, కాలకృత్యాలయిన తరవాత, ఓ స్నానం చేసి, దేవుడి దగ్గర 10, 15 నిమిషాలు కూర్చుంటాను. ఇది చెప్పాలంటే, చాలా మంచీ రిజల్టిస్తుందండి. ఆహ్, అదీ హ్మ్, అది మీరు వర్ణనాతీత్ వర్ణనాతీతం అనే అని జెప్పగలను. ఎందుకంటే, మీరు ఒక్క 10 నిమిషాలు, 15 నిమిషాలు, మీరు దేవున్నీ ప్రార్థించడం వల్ల అంటే దేవుడినని ఏ దేవుడైనా లేపోతే మీకు ఎవరు నచ్చితే వాళ్ళు, చేయడం వల్ల ఆ! మనకి మ మనసులో చెప్పలేనంత ఆనందం ఉంటుంది. ఎంతో ఒకా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా కూల్‌గా ఉంటుంది, మైండెప్పుడు కూల్‌గా ఉంటుంది, అది మనకి చా ప్రశాంతతతో ఉంటుందీ
ఓకే. ఆహా! ఆ! ఓకే. ఆహా! ఓకే. ఆ! అదే అండి ఎయ్ ఎవరు నచ్చిన వాళ్ళని. ఆ! ఆహా! అవును. ప్రశాంతతుంగా ఉంటది, ఆ ప మనం ఆ ధ్యానం చేస్తున్న సమయంలో, ప్రశాంతంగా ఉంటుందవును మీరు జెప్పినట్టు.
ఆ! చాలా బావుంటుందండి. ఈ దీని వల్ల చాలా ఉపయోగాలున్నాయండి, ఇప్పుడూ ఒకసారెప్పుడైనా బాగా స్ట్రెస్ అవుతుంది, నేనాఫీసు నుంచీ వచ్చేటప్పుడు, చాలా స్ట్రెస్ ఫీలయ్యి ఒస్తే, నేనేం చేస్తానంటే, ముందు ఆహ్, కాళ్ళు చేతులు కడుక్కొని, ఒక రూమ్‌లోకెళ్లి, ఒక 10 నిమిషాలు అలాగా ధ్యానం జేస్తాను.
ఆహా! ప్రశాంతంగా ధ్యానం జేస్తారు. అవును, చాలా మంచిదండది.
ధ్యా ఆ ధ్యానం చేయడం వల్ల, మనకేంటంటే మైండ్‌లో, ఒక రకమైన మార్పొస్తుందండి. మన ఆలోచనా విధానం మారుతుంది. ఒకా పాజిటివిటీ మనకి డెవలప్ అవుతుంది. అంటే, అన్ని మనకు చాలా మల్ లేకపోతే ఏమవుతుందంటే, ఆ స్ట్రెస్‌లో మనం ఏం చేస్తామో తెలీదు, అనవసరంగా పిల్లల మీద కోప్పడిపోతాము, లేపోతే భార్య మీద కోపం
ఓహో! ఆ! అవునండీ. అవునండి. అంటే మనం, ఏదన్నా పని చేసొచ్చి ఇంటికి రాంగాల్నే, కొంచెం స్ట్రెస్ ఫీలవుతా ఉంటాం. అంటే ట ట్రావెలింగ్ గానివ్వండి, లేదంటే ఆ పని ఒత్తిడవ్వటం గానివ్వండి, ఇంటికి రాంగాల్నే కొంచెం అవును మీరు జెప్పినట్టుగా ఇలా చిరాకొస్తూ, కోపమోస్తూ ఉంటది.
కోపమోస్తుంది. అది కంట్రోల్ చేయడానికి, ధ్యానం అనేది చాలా మంచిది. అది ఒక్క నిమిషం అన్నా ఇందులో ఏయ మీరు జెప్పిన ఆహ్, అది మనం దానికి లిమిట్ లేదండి, మనం ఎంత చేస్తే అంతకి మంచిది. అంత మంచి రిజ్ రిజల్ట్‌ని ఇస్తుంది. 15 నిమిషాలు చేస్తే ఇంకా
హ్మ్. ఓకే. ఓకే. ఒక అంటే, అది సాధారణంగా ఒక నిమిషం అని గాకుండా, మనం ఎంత సేపెక్కువ జ్ఞానం జేయగలిగితే, అంతసేపు మనం ప్రశాంతంగా ఉండి, అలాగే మన కోపం గూడా, ఏదన్నా కోపం గానివ్వండి, బాధ గానివ్వండి, ఏదన్నా చాలా అది మన చేతుల్లో ఉంటాయి. అవునండి.
హ్మ్. అన్ని మన చేతిలో ఉంటాయండి. అన్ని మన కంట్రోల్‌లో ఉంటాయండి, ఆహ్, మనకి మనకి మంచి కాన్ఫిడెన్సొస్తుంది, మన మీద మనకు నమ్మ నమ్మకం కలుగుతుందనమాట. అంచేత ఫస్టు ఆహ్, దేవుడిని ప్రార్థిం అతని మీద కాన్ఫిడెన్స్ పెట్టండి, ఆటోమేటిక్‌గా మీకు మీ కాన్‌ఫి‌డెన్స్ ఒస్తుందంటారు. ఇక్కడ దేవుడు అంటే, ఎవరికి నచ్చిననదే దేవుడు. ఆహ్, అల్లా అవ్వచ్చు, లేకపోతే క్రిస్టియన్, క్రిస్ట్ అవ్వచ్చు, లేకపోతే మరొకళ్ళవ్వచ్చు.
ఆ! అవునండి. ఓకే. అదే అండి. సాధారణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడ్ని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు. అంటే, వాళ్ళ వాళ్ళ దేవుళ్ళ దగ్గర కూర్చొని, ప్రశాంతంగా ఉండటం వల్ల, వాళ్ళు కాన్సంట్రేషన్ చేయగలుగుతారు, దేని మీదయినా. అవునండి.
అదండి. ఆ విధంగా మీకు మంచీ హ్మ్, రిలీఫుమటుందనమాట. బాడీ‌లో గానీ, మైండ్‌లో గానీ, మంచి రిలీఫుంటుంది.
అవును.

ఆ! అంటే యాక్చువల్‌గా నేనైతే ట్రై చేయలేదు గానీ నేను విన్నానండి. ఈ మంత్రాలో మంత్రోచ్చారణ వల్ల కూడా అవుతుందది. అది యోగాలో ఒక పార్ట్ అండి అది యాక్చువల్‌గా ఓం! అనే మనన నాభి నుంచి తీసుకొనోచ్చి మైండ్ వరకు తీసుకురావాలది. అది కొంచెం కఠినమైన ఇది అది ఈజిగా రాదు. అంటే కొంచెం అది బాగా ప్రాక్టీస్‌తో ఒస్తుంది.
ఆహా! ఓకే. ఆహా! అవునవును. ఆహా! ఓకే. బాగా పట్టుండాలంటారు. వాటి మీద ప్రాక్టీసనేది పట్టు ఎక్కువగా ఉండాలంటారు. ఓహో!
ప్రాక్టీస్ బాగా ఉండాలి. అది కూడా చాలా మంచిది. ఆ ఓం! అనే శబ్దాన్ని మన నాభి మండలం నించి పైకి దాకా తీసుకురావాలన్నమాట. తీసుకొనొస్తే అది చాలా మంచి రిజల్ట్ ఒస్తుందండి. దాని వల్ల.
ఆ! ఓకే. ఆహా! అంటే ఇంక ఇంకా ఇలాగ యోగా ఎక్సర్సైజ్‌లంటే మీరు జెప్పినట్టుగా ఇప్పుడు యోగా ఎక్సర్సైజ్‌లేమన్నా చేసేవాళ్ళండి? పొద్దు పొద్దున్నే లేగవంగలనే.
ఆహ్, ఆ! యోగ, ఆ! యోగ నేను కంటిన్యూయస్‌గా ఒ 1 ఇయర్ 2 ఇయర్స్ వెళ్ళానండి. యోగ కోర్స్‌కి. డిఫరెంట్ యోగ పోజెస్ అవి
ఓకే. నిపుణులయునరయితే మీరు దాంట్లో. <chuckles>
ఆ? ఆ! నిపుణులే నిపుణులైయున్నాను నేను మా ఇంట్లో
నిపుణులయునరయితే. <chuckles> అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ చేసారంటే ఖచ్చితంగా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటది గదండీ!
అ ఆ! 2 ఇయర్స్ కంటిన్యూయస్‌గా టైప్ ఆ! 2 యె కంటిన్యూయస్ వెళ్ళానండి. ర రోజూ 7-8 అలాగా చెప్పేవారు చాలా మంచి యోగా ట్యూటర్. పెద్ద పెద్ద కంపెనీస్ నించి అక ఆయనదే నేర్చుకోవడానికొచ్చేవారు. అలాగే మేము ఇంకోటి ఏంటే అది ఆ! ఇంకోటేంటే ఫ్రీ దానికేం డబ్బులు లేదు.
మంచి నైపుణ్యంతో గూడా ఉండుంటారు. ఆహా! ఆహా! ఓకే. పెద్ద పెద్ద వాళ్ళు గూడా ఒచ్చేవాళ్ళన్నమాటయితే. ఓహో! ఉచితంగా జెప్తున్నారు. చాలా మంచిదండది.
ఆ! అలా నడు ఆ? ఆ! అదే. అదే. ఈ దాన్ని నడుచుకునే ఎళ్ళేవాళ్ళం మేము. చెప్పాలంటే మాకంత దగ్గరలో ఉండేది మా ఇంటికది మా అదృష్టం. <smacks lips> మా ఇంటికి దగ్గర ఆ! వెళ్ళి ఆహ్, యోగ క్లాస్‌లో పార్టిసిపేట్ చేసి ఆహ్, చాలా ఒక మంచి ఎన్విరాన్మెంటయితే ఉండేదండి. అది నిజంగా మాకు చాలా ఉపయోగం.
ఆహా! ఓకే. పొద్దున్నే వాకింగ్ గూడా అయినట్టుండిద్ది ప్రశాంతంగా మీకు. హ్మ్. ఓహో! అంటే ఏదన్నా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కొనేవన్నా టిప్స్ మాకు గుడా చెప్పగలరాండి?